హ్మ్. హ్మ్. నిజమే ఐతే.
ఇలాంటి మాటలు చెప్పారు. ఇంకా ఫైనల్‌గా అంకులు నాకు బాగా హెల్ప్ చేసారు. పోనీలెండి చివరికి అంత ట్రై చేస్తే
హ్మ్. ఓకే. మంచి విషయమే జరిగిందండి. అంటే, కొంచెం సేపు ఆగినా గూడా మంచిదే జరిగింది. అయితే ఇంకా కొన్ని కొన్ని సార్లు హ్మ్. హ్మ్. హ్మ్. మంచి హ్మ్. <chuckles> ఆ! మీకు మేలే జరిగింది అన్నమాట. సో, ఇంకా ఏంటంటే, కొన్ని కొన్ని కాఫీ షాప్స్‌లో కూడా ఏంటంటే, మరి కస్టమర్‌లు అట్రాక్ట్ జేయడానికి మరి ఓపెన్ వైఫై లేపోతే వైఫై ఫ్రీ అని గూడా పెడుతుంటారు కదా! అంటే వాళ్ళు అక్కడ ఏంటంటే, వ వర్క్ చేసుకుంటూ, కాఫీ తాగొచ్చు. మరి వర్క్ చేసుకుంటూ, మరి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆహ్, ముచ్చట్లు పెట్టొచ్చు. ఇవన్నీ ఉంటాయి గదా! సో, ఇలాంటివి పెట్టడం ద్వారా ఏంటంటే, మరి ఎక్కువగా ఆహ్, సౌలభ్యం ఇచ్చేసేసి
హ్మ్. ఫైనల్‌గా ఇంకా అవును. అన్ నమ్మకం కలిగిందతనికి ఇంక అంతే. హ్మ్. ఆ! అవునండి. పెడతారు. అవునవును. వాళ్ళకి సేల్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. నాలాంటోళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది తప్పుతుంది.
హ్మ్. అవును. దీని గురించి మీరు ఎ ఏమనుకుంటారు? మీరు ఏం ఆలోచిస్తున్నారు అయితే?
అ ఉపయోగకరంగే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు, నేను ఆ బీఎస్ఎన్ఎల్ పట్టుకొని తిరుగుతాను ఆహ్, అందరూ ఏంటంటే, ఆ ఎయిర్టెలు జియో వల్ల ఫాస్ట్ నెట్వర్క్ ఉంటది. వాళ్ళకి అవుతది నెటు, నాకు నెట్ ఉన్నప్పటికీ కొన్ని కొన్ని ప్లేసులు మారేసరికి ఆగిపోతుంటది. నాలాంటి వాళ్ళకి మాత్రం ఉపయోగకరంగా ఉంటుంది. ఆ టైంలో నేనేం చేస్తానంటే, ఆ ఒక్క కాఫీయే కాకుండా ఏమైనా యూపీఐ పేమెంట్స్ ఉన్నా అవి చేసేసుకుంటను. ఆ! మొబైల్ రీచార్జ్‌లు
హ్మ్. ఓకే. హ్మ్. నిజమే. అవును. అవును. హ్మ్. ఓకే. హ్మ్. ఆ! అవును. అవును. అంటే కొన్ని కా మీకు కావాల్సిన ఏమైనా డాక్యుమెంట్లు కూడా డౌన్‌లోడ్ జేసేసుకోవచ్చా? <giggles>
ఆ! డౌన్‌లోడ్ చేసేస్తాను. కొంచెం ఉపయోగపడుతుంది కదా! అలా కొంచెం. వాడిపోం. <chuckles> హ్మ్.
నిజమే. నిజమే. ఇట్లాంటి ఇట్ మీరు మీరన్నట్టు ఇలాంటి పెడితే ఏం జేస్తారంటే, కాలేజ్ స్టూడెంట్స్ మరి ల్యాప్‌టాప్ పెట్టుకొని వచ్చేస్తారు. ఒక 2, 3 టీ‌లు తాగుతారు. ఒక గంట సేపు గూర్చుంటారు. వాళ్ళకి కావాల్సిన మూవీస్ అన్నీ <giggles>
నిజంగే ఒక 2 సినిమాలు డౌన్‌లోడ్ చేసుకుంటారు. అయిపోద్ది పని నిజంగా ఉపయోగపడుతుందండి ఇలాగ. మంచిదే ఇది. హ్మ్.
ఆ! నిజమే. నిజమే నిజమే. వాళ్ళేంటంటే, వాళ్ళకేంటంటే, రూమ్‌లో ఉంటారు. వాళ్ళకేంటంటే వెసులుబాటు ఉండదు గాబట్టి ఇలా బయటికొచ్చేసి డౌన్‌లోడ్ జేసుకొని మళ్ళీ వెళ్లి చూసే సౌలభ్యం వచ్చిందన్నమాట. ఓకే. హ్మ్. హ్మ్.
అవునండి. <chuckles> ఖచ్చితంగా ఉంటుంది. హ్యాపీ‌యే ఇదొక రకంగా.